అయితే, నేడు పరుగుల ఆహ్, ప్రయాణం అయిపోయింది అందరిది జీవితం...
అవునండి.
ఆ పరుగున ప్రయాణంలో ఒకప్పుడంటే ఆహ్, హ్మ్, ఆహ్, అంటే భార్యతో పాటు గాని, లేదా కుటుంబంతో పాటు పెద్దగా ఎవరో ఒకళ్ళు తోడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. లేదా, ఆ వం ఒక పా ఒక పిల్లకి తల్లిదండ్రులు రావటము. ఆహ్, లేదా ఒక అన్న రావటము, ఇలా ఎవరో ఒకళ్ళు ఒకళ్ళకి తోడుగాని ఆహ్, వెళ్ళ వెళ్ళే తీసుకెళ్ళేవారన్నమాట ఒకప్పుడు. కానీ, ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల్ని కూడా ఆహ్, అంటే, బుక్ చేసేసి ఆటోగాని, ఏదో ఒకటి కార్‌గాని అలా బుక్ చేసి చిన్న పిల్లల్ని అంటే, మా ఇంటి ముందు నేను చూసాను. అస్ స్కూల్‌కెళ్ళే పిల్లల్ని కూడా బుక్ చేసి, పంపిచ్చేస్తున్నారు. ఇది ఈ ఇది ఇలా ఒంటరిగా పంపిచ్చటం అనేది ఇ సేఫే అంటారా అసలు?
అవును. అవునండి. అవును. అసల్ అంటే చిన్న పిల్లలని అయితే, నేను అస్సలు ఎప్పటికీ ఒప్పుకోనండి ఒంటరిగా పంపిచ్చడము. ఎంత ఉబర్ అయినా సరే ఎంత వాళ్ళ డీటెయిల్సొ యాప్‌లో ఉన్న సరే, ఆహ్, నేనైతే సేఫ్ కాదని అనుకుంటున్నాను. అంటే, కొంచెం ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ అట్లా, అట్లాంటి వాళ్ళు యెళ్ళిన ఏం కాదు. వాళ్ళది, వాళ్ళకి కొంచెం రక్షించుకోగలుగుతరు. ఫోన్‌లుంటాయి వాళ్ళ దగ్గర చెప్పగలరు. చిన్న పిల్లల్ని పంపించడం అనే అదేదో పర్సనల్ కాదు గదా! ఇక్కడి నుంచి అక్కడికి బుక్ చేసి పంపించనికి సో
హ్మ్. ఆ! అక్కడకి పంపిచ్చటం. ఆ! అంటే చిన్న పిల్లలంటే, మరి ఒక ఆహ్, సెవెంత్ గ్రేడ్, ఎయిత్ గ్రేడ్ లాంటి పిల్లలననమాట.
అయినా కూడా అండి అంత సేఫ్ కాదని చెప్పాలి అంత చిన్న పిల్లలకి ఏం తెలుసు? ఏదన్నా మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఏం జేస్తరు? అలా నాకైతే నాకంత అనిపిచ్చలేదు. నాకైతే పెద్దగా ఎక్స్పీరియెన్సెస్ అంటే గొడవలు పడినవంత <chuckles> ఏం లేవు గానీ కొన్ని చిన్న చిన్న‌యి సందర్భాలు అయితే ఉన్నాయండి. ఆహ్, ఎలా అంటే ఒకసారి నేను చాలా హడావిడిగా ఒకరిని కలవడానికొచ్చాను ఒక మాల్‌కి. అయితే నాకు టూ వీలర్ ఉందన్నమాట అయితే అది ఎండాకాలం గాబట్టి నేను ఆటో బుక్ చేసుకున్నాను దగ్గరే కదా అని జెప్పి. ఇంకా ఆటో దిగేటప్పుడు ఆహ్, 78 రూపీస్ ఏమో అయింది. నేను ఆహ్, ఆహ్, అంటే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చా ఫ్రస్ట్ అంటే ఒక భయము ఒక అది ఉంటదనమాట మైండ్‌లో. అయితే ఆహ్, ఆ భయంలో ఏమైందంటే నేను ఫోన్‌పే స్కానర్ స్ స్కాన్ చేశినంక 78 అని ఓకే కొట్టబోయి 789 పే చేష్నా. <chuckles>
అవును. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. అంటే 70 80.
<chuckles> సెవె <chuckles> 78 బదులు ఓకే. అని కొట్టి పే చేయాలి గదా! అయితే ఆ ఓకే ప్లేస్‌లో 9 టచ్ అయిపోయింది మళ్ళీ ఓకే కొట్టి చేషేష్న నేను పే. అయిపోయింది నేను కేట్ గూడా గొట్టేష్నాను. అయితే అసలు అబ్బా! 700 రూపీస్ పోయినాయి రా బాబు అని చెప్పి నే‌న్ అదృష్టం ఏంటంటే నేను ఇంకా ఆటో‌లోనే గూర్చున్న అప్పటికి. <laughs> ఇంకా దిగలేదు అప్పుడు రియలైజ్ అయినానన్నమాట ఆర్ ఆ‌ట్ మనకు మెసేజ్ వస్తది గదా! ఎస్ఎంఎస్ డెబిటెడ్ అని. అది రాగానే అర్రె! అయిందిరా అనుకున్నా ఇంక్ అసలే నేను టెన్షన్‌లో ఉన్నా <smacks lips> నేను పైన ఆల్రెడీ తను వెయిట్ చేస్తున్నారు వెళ్లి కలవాలని చెప్పేసి. ఇంక ఇక్కడేమో ఈ గొడవ నా‌ న్ నే‌నన్నా డబ్బులు నేను ఎక్కువ వేష్న మిగతా పైసలు నాకు ట్రాన్‌స్‌ఫర్ జేయండి అంటే నా దగ్గర అకౌంట్‌లో లేవు మేడమ్ అంటడు. సరే ఇప్పుడు నేను చేషినవి ఉంటాయి గదా! మీ ఆటో అకౌంట్‌లో. అంటే వాళ్ళకి ఊబర్ అకౌంట్ ఏదైతే ఉంటాయో ఇట్లా పడిపోయి ఉంటాయి గదా! అంటే ఆయన ఏమంటాడు, అది ఆయన విత్‌డ్రా కొట్టుకుంటే 3 హార్స్ టైమ్ పడతదంట ఆయన అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వనీకి. ఆయన గూడా చూపిస్తుండు ఓపెన్ చేసి బాలన్స్ అనేది కొట్టి అయ్యో! రామా ఇప్పుడు ఎట్లా ‌ఈ సమస్య ఎలా?
అవును. అయ్యో! ఆ! ఆ! అమ్మో! పోయాయి. ఓకే. ఆహా! అవును. ఓకే. అవును. ఆ! ఆ! ఓకే. ఆ! మరి మీరు కంప్లెయింట్ చేయాల్సింది ఊబరూ అంటే ఆహ్, వెబ్సైట్‌కి అట్లా వెళ్ళి ఆ యాప్‌కి వెళ్ళి.
ఇంకా అదంతా నా, నా హడావిడి నాకుంది గదండీ! ఇంక అప్పుడు ఏం జేష్నా అంటే ఆయనకి సరే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని జెప్తే ఫస్ట్ లేవు అన్నాడు. ఇంక నేను వదలతలే ఆయనకి చాలా రైడ్స్ వస్తున్నాయి వేరే రైడ్స్. నేనేమో ఆటో దిగట్లే. 5 మినిట్స్ అయితుంది టైమ్. ఆయన టైం వేస్ట్ అయితుంది నా టైం వేస్ట్ అయితుంది ఇంకా నేనే ఏం జే ఆయన ఏం చేషిండంటే మొత్తం ఆహ్, ఆయన పై అంటే ఆటోలో వివిధ ప్లేసెస్‌లో ఆయన దాచిపెట్టుకున్నాడు అక్కడ ఒక 200 అక్కడో 200 షర్ట్‌లో ఒక రూ. 100 లేకపోతే ఇంకా ఆటో ముందు పాకెట్స్ ఉంటాయి గదా! అందులోంచి వెతికి, వెతికి, వెతికి తీసి ఒక 680 రూపీస్ ఏమో ఇచ్చాడు లాస్ట్‌కి. అలా 680 గూడా గాదు 650 అనుకుంటా నాకు కొంచెం లాసే ఇంకా నాకు ఒక 70, 80 రూపీస్ తక్కువే బట్ స్టిల్ ఏంటంటే పోనీలే ఏదో ఒకటి వచ్చింది గదా మొత్తం లాస్ అయితే అవ్వలే గదా అని ఆ డబ్బులు తీసుకొని దిగేసి
ఆ! హ్మ్. ఓకే. అర్రె! ఆ! ఆ! ఓకె. అయ్యో! ఆ! హ్మ్. మరి అతనికి ఆ డబ్బులు వజ్ వస్తాయంటారా అసలు?
ఆ! వస్తాయి. వస్తాయి. ఎందుకు రావండి? ఆల్రెడీ పే చేసేసినా కదా! వచ్చేస్తాయి. అందుకనే ఇచ్చిండాయన. లేకపోతే ఎందుకిస్తాడాయన <chuckles> నిలువు దోపిడీ లాగా, ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసి, ఇలానే ఒకసారి ఆహ్, నేను తిరుపతిలో ఉన్నాను. ఒక్కదాన్నే వెళ్ళాను తిరుపతికి. అయితే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర బుక్ చేసుకొని, నేను ఎక్కడికో శ్రీనివాస మంగాపురం‌కి వెళ్ళినట్టున్నాను. అయితే టూ టూ టూ హండ్రెడ్ ఏమో అయింది. అప్పుడు కూడా అంతే అయింది. 2000 కొట్టేసినా. 280 బదులు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కొట్టేసినా. నేను ఆహ్, అస్సలు నేను, నేనింకా ఇంత మ్యాడ్ అంటే, ఈ స్ ఈ ఫస్ట్ సారి అయినా నేను ఇంకా వాళ్ళ ముందు కూర్చున్నప్పుడే రియలైజ్ అయినా కదా! అప్పుడైతే ఆహ్, నేని నా హో అంటే ఎళ్ళిపోయి, ఒక గంట సేపు అయిపోయి తరువాత ఎప్పుడో కూర్చుంటాం కదా! ఒక గంట అయ్యాక మాములుగా ఫోన్ చూస్తూ. అప్పుడు రియలైజ్ అయినా. మళ్ళీ ఎస్ఎంఎసే చూసినా నేను అరే! ఏంటి అతనన్నా చెప్పాలి కదా! <laughs> ఆహ్, మేడమ్ ఎక్కువ కట్టిన్రు అని.
అవునా? ఆ! ఓకే. హ్మ్. అదే. అదే. అవును. <chuckles> ఆ! ఆ! ఆ! ఓకే. హ్మ్. అరెరే! <laughs> ఆ! ఆ! ఓకే. అరెరే! కదండీ! ఎంత మోసం చూసారాసలు! కానీ మీ ధైర్యానికి మెచ్చుకోవాలండి. మీరు ఒంటరిగా తిరుపతి వెళ్లారనేది అంటే తెలియని ప్రాంతానికి మీరు వెళ్ళారంటే చాలా ధైర్యవస్ ధైర్యవంతురాలు మీరైతే. ఆహ్, నిజంగా అసలు! అలానే ఉండాలి కూడా ఆ!
<chuckles> అవునండి. <chuckles> అవునవును. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. గుళ్లలన్నా లేకపోతే అక్కడ గడపాలన్న తిరుపతిలో, తిరుమలలో పైకెళ్ళి, నాకు ఎంతో మనసు ప్రశాంతత! ఇప్పుడు నాకున్న జీవితానికి బిజీ లైఫ్‌కి వెళ్లి ఒక 1 డే, 2 డేస్ రిఫ్రెష్ అయ్యి ఒక రీచార్జ్ అయ్యి వచ్చిన ఫీలింగ్ ఉంటదన్నమాట. అంత ప్రతి 6 మంత్స్‌కి వెళ్తా నేను. ఇంకా కానీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి పంపరు, మా ఆయన కూడొస్తారు. అది అయితే
ఆ! అవును. హ్మ్. ఓకే. ఓహ్!
అప్పుడు ఏం చేసినా అంటే నేను ఆహ్, ఆయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదండి నాకు చాలా కోపం వస్తుంది. ఒక సైడ్ నన్ను నేను మోసపోయిన అనే ఫీలింగె నాకు నచ్చట్లేదు. అసలు నా తెలివి తక్కువ వనం తరం వల్ల నన్ను నేను తిట్టుకున్నాను. వాడిని తిట్టుకుంటున్నాను. నాకేమి అర్థం కావట్లేదు. 2000 ఏమైనా చిన్న అమౌంటా అండి! 2800 అయితే, ఇంకా ఆహ్, రాపిడో కస్టమర్ కేర్‌కి మెసేజ్ పెట్టి అన్ని స్క్రీన్ షాట్లు పెట్టేసాను. ద అదృష్టం ఏంటంటే అన్ని ఆన్‌లైనే కదా! బిల్ ఇంతయిందని స్క్రీన్ షాట్, నేనింత పంపానని స్క్రీన్ షాట్. ఆ అబ్బాయి నంబర్, ఆయన డీటెయిల్స్ స్క్రీన్ షాట్ అన్ని పంపించేసాను. ఇంకా వాళ్ళు ఒక 10 మినిట్స్ టైమ్ తీసుకొని అన్నీ వెరిఫై చేసి
ఆ! ఆ! అబ్బా! ఆ! ఓకే. ఆ! ఓకే.
ఒకటి నాకు సొల్యూషన్ ఇచ్చారు ఏంటంటే మీకు డైరెక్ట్‌లీ అకౌంట్‌కి పడాలంటే 1 వీక్ టైమ్ పడ్తది...
హ్మ్.
లేదు. ఇమ్మీడియేట్‌గా మీకు మనీ కావాలంటే రాపిడో వాలెట్ అని ఉంటది కదా! అప్‌లోనే వాలెట్ ఉంటది. అందులో ఎసేస్తాం అన్నారు. ఇమ్మీడియేట్‌గా. అంటే ఫ్యూచర్‌లో మనం ఎప్పుడన్నా వేరే రైడ్స్ తీసుకుంటే ఆ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ రాపిడో వరకు. బయట వేరే వాటికి కాకుండా. అయితే నాకు అలా అయినా ఓకె. అన్న. ఎందుకంటే నేను ఆప అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాను. ఇంటి దగ్గర క్యాబ్స్ కానివ్వండి, మా ఇంటికెళ్ళడానికి కానివ్వండి. ఎప్పుడూ వాడుతూనే ఉంటాను. ఆ 2000 ఏం వేస్ట్ అవ్వదు కదా! నేను ఇక్కడ వాడుకోవచ్చు కదా! సిటీకొచ్చాక. అలా అని నేను ఎసేయమన్నాను ఎసేసారు. అప్పుడు నా మనసనేది తేలిక అయిందండి. లేదంటే <chuckles> ఆ రెండు వేల, 200 పక్కన పెడితే, నేను మోసపోయిన అనే ఫీలింగ్ నాకు నచ్చలేదన్నమాట. నన్ను ఎవరు మోసం చేయొద్దు, నేను తెలివిగా ఉండాలి, ఎప్పుడైనా సరే చురుకుగా తెలివిగా ఉండాలి. మన మనమంతా చాన్స్ ఇవ్వోద్దు.
హ్మ్. ఓకే. ఆహా! ఆ! ఓకే. ఆ! ఆ! తెలివు అంటే బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళతో మనం తెలివిగా ప్రవర్తించాలి. అది. మీ ద్వారా నేనైతే ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నాను. ఆహ్, చాలా గొప్ప విషయం చెప్పారు. ఆ!
అవునండి. ఖచ్చితంగా. అవునండి. ఇంకొకసారి <chuckles> ఇంకో మంచి విషయం చెప్తా ఇలాంటిదే అంటే ఇలా, ఇలా మనీవి రిలేటెడ్ కాదు. నేను, మా మమ్మీ మా ఇంటి నుంచి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారి ఇంటికి తీసుకెళ్తుంది. నన్ను అక్కడ డ్రాప్ చేయాలి తను. అప్పుడు కూడా సేమ్ ఉబర్ ఆటో బుక్ చేసినాను. అంటే అప్పుడప్పుడే ఉబర్ అనేది కొంచెం ఫేమస్ అవుతుంది. ఇలా నార్మల్‌గా అంతకు ముందు ఏంటి మనం రోడ్డు దాకా వచ్చి ఏ బాబు ఆగు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళం పలానా ప్లేస్‌కెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు అలా లేకుండా హ్యాపీగా బుక్ చేసేసుకున్నాము. నాదేంటంటే చాలా సామాన్లు ఉండేవి అన్నమాట. నా క్లోత్స్, నా లగేజ్ బ్యాగ్, మళ్ళీ నా సర్టిఫికేట్స్, మా నా లాప్‌టాప్ ఇలా చాలా ఉండే. అయితే ప్లేస్ లేదని మా మమ్మీ ఏం చేసిందంటే, నా లాప్‌టాప్ బ్యాగ్ వ ఆటో వెనకాల ప్లేస్ ఉంటది కదా! ఒక షెల్ఫ్‌లాగా, మన సీటు వెనకాల <chuckles> అక్కడ పెట్టేసింది లాప్‌టాప్ బాగ్. హ్యాపీ‌గా దిగాము. 400 ఏదో అయింది. పే చేసినాము. అన్ని తీసుకొని మంచి సామాన్లు ఏవైతే ఉన్నాయో బట్టలు తీసుకొని ఎళ్ళినాము. నాకెంత సేపు మా మైండ్ ట్రాలీ బాగ్ ఉంది. బరువు ఉంది. మా ఆయనను పిలవాలి ఇంత్ ఇందులోనే ఉన్నాము. మేము లాప్‌టాప్ బ్యాగ్ మర్చిపోయాము. యాహ్! అయితే మళ్ళి మూర్ఖులమే మేము. 5 గంటలకు దిగితే 8 గంటలకి రియలైజ్ అయినం లాప్‌టాప్ లేదని, 3 గంటలు అయిపోయింది అప్పటికే.
ఆ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. మర్చిపోయారా? <laughs> హ్మ్. ఆ! ఓ మర్చిపోయారు. ఆ! <chuckles> అవే కనీసం వాడు తెచ్చియ్యలేదా అండి? ఫోన్ కూడా చేయలేదా?
లేదండి. చేయలే. అంటే తర్వాత ఎంతమంది ఆ 3 గంటల్లో వాడు వచ్చి చూసినా చూడకున్నా, వేరే వాళ్ళు ఎక్కి దిగి, ఎక్కుతు ఎక్కి దిగుతుంటారు కదా! <smacks lips> ఇంకా వేరే కస్టమర్స్ ఇంకా నయమండి వాళ్ళు ఎవరు చూసినారో లేదో. నాకు అప్పుడు రియలైజ్ అయ్యి అతనికి ఫోన్ చేస్తాన్నా మర్చిపోయినాం ఇట్లా అని అంటే, ఆయన అన్నాడు, "మేము తిరుమలగిరికి వచ్చేసిన మేడం. చాలా దూరమిది. నేను రాలేను." అనన్నాడు. అయితే లేదు. లేదు. మీరు రైడ్స్ మీకు ఒక రైడ్ పడితే ఎంత వస్తది మా ఏరియా‌కి? అంటే ఆహ్, 250 వస్తది అంటే, సరే నేను ఆ 250 ఇస్తానండి. ప్లీజ్ రండి. మీరు నాకు లాప్‌టాప్ చాలా అర్జెంట్ అంటే 250 కాదు, 500 ఇస్తే వస్తా, ఎందుకంటే రావడానికి మళ్ళీ పోవడానికి అన్నట్టు.
అవునవును. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆహ్, పోనీలెండి స వస్తువైతే మన చేతికి దొరుకుతుంది కదా! ఆహ్, ఇంక తప్పదు మీరు ఇవ్వాల్సిందే. ఆ!
యహ్! యహ్! యహ్! అదే అదే అంటుంటారు. అవును. సో, ఆస ఏదైనా ఓకే. ఆహ్, బాబు ఫస్ట్ నువ్వు వచ్చేసేయ్ అని చెప్తే, ఇంక అప్పటికప్పుడు వచ్చిండు. ఇంక అలా నా లాప్‌టాప్ నాకు దక్కింది.
అంటే టెక్నాలజీ పెరగటం అనేది ఇలాంటి వాటికి ఎంతో ఉపయోగకరము అని మాత్రం బాగా అర్థమవుతుందండి. అంటే ఈ ఫోన్‌లుగాని, హ్మ్, <clicks tongue> ఇంకా మీరు ఇందాక తిరుపతిలో మీరు ఏదైతే ఆహ్, యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మీరు ట్రై చేయటం గాని ఇవన్నీ కూడా టెక్నాలజీ వలన క్షణాల్లో మన సమస్యలను తీర్చుకోగలిగాం కదండీ అసలు. ఆ!
అవునండి. అవును. నిజమేనండి. ఇప్పుడు మేము ఇందాక మాట్లాడుకున్న ఆటో, అది ఉబర్‌ది కాదు. డైరెక్ట్‌గా మేమెళ్లి మాట్లాడుకున్న ఆటో అయితే, వాడికి, వాడికి మా ఇంటి వాడింక మా ఇంటికొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే ఇల్ ఇల్లు అడ్రెస్ తెలుసు కాబట్టి. ఒకవేళ వాడికి ఇయ్యలని ఇంట్రెస్ట్ లేకపోతే మేమేం చేయలేము అక్కడ. అంతే కదా! ఇంకా వదులుకోవాల్సిందే. అలా వాళ్ళకి భయం, భక్తి అనేది ఉంటది. అరె మన డీటెయిల్స్ కంపెనీ‌కి ఉంటాయి, వాళ్ళు కంప్లెయింట్ చేస్తారు. అనే భయము వాళ్ళకి ఉంటది. మనకు కూడా సేఫ్టీ అనేది ఉంటది. సో ఇప్పుడు న ఆహ్, ఆహ్, ఇన్సిడెంట్ కూడా నేను ఎప్పుడు మర్చిపోనండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకేం కాలేవు. అంటే ఎక్కు ఇప్పుడు ఎక్కువ వెళ్ళట్లేము. ఇప్పుడు కార్‌లన్నీ వచ్చేసాయి. మేము డ్రైవ్ చేసుకుంటున్నాం కాబట్టి, అప్పుడు ఆహ్, మేము ఆటో‌లో ఎళ్ళినప్పుడు, కాబ్‌లో ఎళ్ళినప్పుడు క క ఇంకో కాబ్‌లో అయితే అండీ
అవును. చేయలేము. అవును. ఉంటుంది. హ్మ్. ఓకే. ఎప్పుడైనా మీరు షేర్ ఆటో ఎక్కారండి?
అబ్బో! చాలా సార్లండి. మా అమ్మమ్మ ఇంటికె‌ళ్ళాలంటే సికింద్రాబాద్‌లో దిగి ఆహ్, మల్లోక రూ. 10 ఆటో ఎక్కాలన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర దిగాలంటే, ఇంక అప్పుడు ఉంటది చూడండి, అసలు నలిపి, నలిపి కూర్చోబెడతారు అమ్మాయిలని. ఒకవేళ ఒక్క అమ్మాయి లావున్నా కష్టమేనండి బాబు. నలుగురు సన్నగా ఉంటే ఏం గాదు.
ఎక్కారా? ఆ! ఆ! ఆ! కూర్చోబెడతాడు అసలు. ఆ! ఆహ్, ముగ్గురు తప్ప పట్టని ఆ సీట్‌లో వాడిని ఐదుగురు కూర్చోమంటాడు అసలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది.
అది కూడా మంచిగా చెప్తాడు, "ముందుకే వెనక్కి కూర్చోండి", అని. <laughs> ఎంత ముందు వెనక్కు కూర్చున్న అడ్జస్ట్ అవ్వాలి కదా! అసలు చాలా చిరాకు వేసేదది అయితే
<chuckles> ఆ! ఆ! ముందొక ఇద్దరిని, ముగ్గురిని కూర్చోబెట్టుకుంటాడు. వెనకాల ఒక నలుగురిని. మరి ఈ ఈ ట్రాన్స్‌పోర్టు, పోలీస్‌లు గాని, వీళ్ళందరూ గాని ఏం చేస్తూ ఉంటారో కూడా అర్థం కాదు అసలు? అదే
ఆ! ముందు అబ్బాయిలని. ఏం చేయరండి. వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి ఆ గోల తప్పుతది. కాబట్టి ఏం లేదు. ఇప్పుడైతే అసలు నేను ఎలా ఎక్కానా? ఎలా వెళ్ళానా? అని అనిపిస్తుంది. ఒకసారి అయితే <giggles> నేను డ్రైవర్ ముందు సీట్‌లో కూడా కూర్చున్నాను. <laughs> ఎందుకంటే, నా ఎమర్జెన్సీ అన్నమాట. నాకు లేట్ అయిపోతుంది ఒక దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ ఆడవాళ్ళు కూర్చొనేసినారు వెనకాల. ఇంక వేరే ఆటోసే లేవు అప్పుడు ఎక్కడ. ఏమి బస్ కోసం వెయిట్ జేయాలి. బస్ కోసం వెయిట్ జేస్తే ఏంటంటే, ఇంక మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఎంత సేపు అట్లా ఏ బస్ వస్తదో కూడా తెలీదు. ఇంక అదే లాస్ట్ ఆటో అన్నమాట. చచ్చినట్టు ఇంక <chuckles> ఆహ్, ఆటు ఆ ఆటో ఎక్కేసి ఆ రాడ్ పట్టుకొని కూర్చున్నాను, డ్రైవర్ పక్కన. అసలు ఎంత ఎంబ్యారసింగ్ ఉంటాదో! ఎవరైనా చూస్తే కూడా <laughs> నవ్వొస్తాయి ఇప్పుడు ఇట్లాంటి ఇన్‌సిడెంట్స్ గుర్తు తెచ్చుకుంటే.
ఆ! ఆ! కూర్చున్నారా? ఆ! ఆ! ఆ! హ్మ్. ఓకే. ఆటో ఎక్కారు. హ్మ్. అవును. అవును. చాలా బావుంది. మీరు అసలు ఏం చదువుకున్నారండి?
నేను పీజీ అండి. ఎం ఫార్మసీ చదువుకున్నా.
చేస్తే. ఆ! ఓకే. అంటే, ఆహ్, స్త్రీకి విద్య అనేదీ ఎంత ఉపయోగమో మీకు మీరే ఉదాహరణ అసలు. అంటే, ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతున్నాను గాబట్టి, పె చదువుకోటం వలన ఆహ్, ఇదివరకు ఒక స్త్రీనీ ఎలా ఉంచేవారు? వంటిల్లు కుందేల్లాగా ఉంచేవారు. చదువవసరం లేదు, ఇలా ఆహ్, మాట్లాడేవారు, కానీ మీలాగా బాగా చదువుకొని, స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు గూడా చదువుకొని చూడండిప్పుడు మీరెంత టెక్నాలజీ ఉపయోగించి, మీ సమస్యను మీరే పరిష్కరించుకున్నారు. ఇంకోరవసరం గూడా లేదు.
ఆ! <giggles> అవునండి. అవును. అవునండి. అవును.
నే చాలా చాలా అంటే, నాకు చాలా హ్యాపీగా అన్ అనిపిస్తుంది. ప్రతి సమస్యను మీరు చిటికలో పరిష్కరించుకున్నారు. ఎవరితో అంటే, మీ ఫాదర్‌ గానీ, అంటే ఆహ్, పే పెళ్లి కాకముందంటే, మీ ఫాదర్‌తో గానీ, మీ మదర్‌తో గానీ, ఎవరీ అవకాశాలు లేకుండా, మీరు అంత చ అంత చక్కగా మీరు పరిష్కరించుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండిమ్ ఈ విషయం అయితే. ఆహ్, ఇంకా ఈ ట్యాక్సీ డ్రైవర్‌లు, వీటి గురించీ నాకసలేమీ తెలీదు. మీరు చెప్తున్నారు గానీ ఆహ్, అంటే, ఆహ్, ఇప్పు అంటే వ ఒక‌ప్ ఆహ్, మా అం నేను చిన్నప్పుడున్నప్పుడు మా అమ్మగారు తోడొచ్చేవారు. పెళ్ళయ్యాక మా హస్బెండ్ తోడొచ్చేవారు.
యాహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. అలా ఉండొద్దండి. మనకు మనం వెళ్ళాలి. అంటే అంటే ఏదో చూపించడానికని గాదు గానీ, మన స్పేస్ మనకుండి, జస్ట్ ఒక సోలో డేటంటారు తెలుసా అండి? మనంతట మనం వెళ్ళి, ఏదన్నా మనకి నచ్చిన పదార్థం తిని, ఇంటికి రాడము. అదేంటంటే మన కోసం మనమిచ్చుకునే క్వాలిటీ టైము. అమ్మ అంటే, మనతోన్ అప్పుడు మనం ఆలోచిస్తుంటాం మన గురించి మనము. మనకి ఆహ్, ఎప్పుడు మన పక్కన ఒకరుంటే గూడా, అలా అలా ఎందుకుంటారు? అంటే, ఒకప్పుడు మనుషులలానేనేమో. కానీ యాహ్! ఇప్పుడైతే నేనైతే నాకు నాకు హ్యాపీ ఏంటంటే, మా హస్బెండ్ కూడా నాకు సపోర్టండి. నేనూ, మా తోడికోడలు కలిసి ఎంజాయ్ చేస్తాం, బయిటికి కార్‌లో యెళ్ళిపోయి. మాకిట్లా మగవాళ్ళే రావాలి అనేం లేదు. మేమే వెళ్ళిపోతాం ఎంజాయ్ చేస్తాం ఎక్కడంటే <chuckles> అక్కడ కాబట్టి. ఆ!
అవునవును. అవును. అవును. అవును. బా చెప్పారండి. బా చెప్పారు. మీరూ ఇవ్ ఈ విషయాలతో నేను మీతో మాట్లాడినక చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.